ప్రతి ఒక్కరికి థియేటర్ అనుభవం అనేది ఉంటదండి. అయితే ఇది చిన్నప్పుడు ఒకలాగ ఉంటది, ఎదిగిందా ఒక యంగ్ ఏజ్‌కొచ్చినప్పుడు ఒకలాగ ఉంటది, ఒక మ్యారేజైపోయిన తర్వాత ఒకలాగ ఉంటది. మీ జీవితంలో థియేటర్ అనుభవం మీకెలాగ అనిపించింది? దాన్ని మాతో పంచుకోగలరా?
హ్మ్. హ్మ్. తప్పకుండా అండి. తప్పకుండా. నేను ఫస్ట్ టైం థియేటర్‌కెళ్ళింది నాకు 5 ఏళ్లు ఉన్నప్పుడు. నాకు బాగా గుర్తుందన్నమాట. అప్పుడు 'ప్రేమించుకుందాం రా' సినిమానో ఏదో వచ్చింది 'వెంకటేష్' గారిది.
ఓకే అండి. ఓకే. 'వెంకటేష్' గారియి అన్ని లవ్ సినిమాలేనండి. <chuckles>
ఆ! అయితే అవును. అందులో నా చిన్నప్పుడోచ్చినవన్నీ అవే. పెళ్ అదేంటి 'ప్రేమించుకుందాం రా', 'కలిసుందాం రా', <chuckles> 'నువ్వు నాకు నచ్చావ్' ఇంకొంచెం స్కూల్‌కొచ్చిన తర్వాత అన్నమాట. ఏ అట్లాగా ఆ! ఈ సినిమా ఏంటంటే మా ఊర్లోనే తీశారు. మా ఊర్లో కొన్ని ఎపిసోడ్స్ తీశారు, అంటే కొన్ని సీన్స్ తీశారన్నమాట. ఇంక అందుకని ఆహ్, మా ఊర్లో ఎళ్ళాం, ఆహ్, నేను, మా ఇంటి పక్కన అక్క వాళ్ళు, మళ్ళీ మా పేరెంట్సు, ఆహ్, ఇట్లా అందరం కలిసి ఏ అంటే ఇంటి దగ్గర ఉంటాం క. నైబర్స్ అందరం కలిసి ఒక పదిమందో, 12 మందో ఎళ్ళాం అన్నమాట. మా ఊర్లోనే థియేటరు. అసలు ఫస్ట్ టైం అది చూడంగానే "ఏంటిది? వేరే ప్రపంచమా?" అనుకున్నాను నేను.
'నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు'. ఓకే అండి. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకె. అండి. ఓకె. అండి.
అంటే, చిన్నప్పుడు తెలీదు కదా. అదంతా చీకటయిపోయింది. ఆహ్, చీకట్లో ఇంత పెద్ద తెర మీద, అసలా బొమ్మలు కనపడడం, ఆ సౌండ్సు, తర్వాతేమో ప్రేక్షకులందరూ ఈలలేయడము, అమ్మబాబోయ్! ఒక్కొక్కసారి సౌండ్సొచ్చినప్పుడేంటంటే, భయవేసేదనమాట. ఇంత పెద్ద సౌ
అవునండవును. అవునండి. అవునండి. అవును. అవునండి. ఒక్కసారిగా బేస్ రీల్ నా జీవితంలో కూడా, నేను ఒక్కసారిగా అండి, ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడండి, ఒక్కసారిగా డీటీఎస్ అనేది వొదులుతారండి. అస్సల భయపడిపోతావండంతే! ఆవ్ అది అనుభవం లేనోళ్ళు చాలా భయపడిపోతారండి. అలాగ మీకు కూడా జరిగింది అయితేని.
ఆ! అవును. అమ్మో! నేనందులో చిన్న కదా! మరీ గట్టిగా సౌండొస్తే, నాకు భయవేసేసేదనమాట. అట్లాగా, అంత ఫస్ట్ టైము అలా ఆహ్, కొంచెం భయం భయంగా. కానీ, భలే అద్భుతం అనిపించింది, అంత పెద్ద తెర. ఇప్పుడంటే ఈ సెల్యులాయిడు ఇట్లాగ అంతా, హెచ్‍డీ క్వాలిటీ ఇట్లా వస్తున్నాయి కదా! ఆహ్, ఇదేంటి శాటిలైట్ ప్రింటొస్తుంది గదా! అప్పుడూ మామూలుగా రీల్ పెట్టి, ఇ వొచ్చేది. వీళ్ళేశారు. తెర మీదేసేవాళ్ళు కదా! అది అనమాట. అయితే, మధ్యలో ఏంటంటే, ఆ తరవాత, కొంచెం పెరిగిన తరవాతెట్లా అంటే, పైకి లేచి, దానికి <laughs> అది ఫో అది పడుతూ ఉంటుంది గదా, ఆ ప్రొజెక్షను. దానికి చేతులు అడ్డం బెట్టడం, తలలడ్డం పెట్టడం <laughs>
ఓకె. అండి. ఓకె. అండి. అవునండి. అవునండవును. అవునండవును. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవును. అంటే గో అప్పుడు నిజంగా చూ మీరు చూసూ ఉంటారండి. వాళ్ళ తలెళ్ళి అక్కడ పడతదండి. నీడ పడతదండి. అవును.
హ్మ్. అవును నీడ బడుతూ ఉంటుంది. అసలు అలా చేస్తే, అక్కడి నించి ఆ కండక్ట్ చేస్తారు కదా అవి. అదే. ఆ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు అరిచేవాళ్ళనమాట, "ఏయ్! కుచ్చోండి. అరవకండి. గోల చేయకండి" అలాగా. <laughs> ఆ తరువాత హ్మ్.
అవునండి. ఉప్పుడైతే, పక్కన ఉన్నవాళ్ళే కొట్టేస్తారండి అలా చేస్తే. <laughs> ఒకేళిప్పుడు <giggles> ఉప్పుడూ మాములుగా ఇది లేదండి. కానీ, ఆ తెర దగ్గరకెళ్ళి మనం ఏది చేసినా, "ఏయ్! కూర్చో" అని పక్క ద థియేటర్ వాళ్ళే కదండీ. పక్కనున్నవాళ్ళొచ్చి కొట్టేస్తారండిప్పుడు. అంతలా ఉంది.
అవును. <laughs> అవును. ఆ! అవును. థియేటర్ వె పక్కనోళ్ళు. అవునవును. ప్రేక్షకులే మరీ యాయ్ అరిచేస్తారింక. అయితే, అప్పుడూ ఇంకొకసారేంటి, నేనూ నాలుగో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా. ఆహ్, 'అనకొండా' సినిమా వచ్చింది.
అప్ అవునండి. ఓకె. అండి. ఓకే అండి.
అప్పుడు. స్కూల్ మొత్తం అందరికి చిన్నప్పుడెలా ఉండేదంటే, పిల్లల సినిమాలొచ్చేవి గదా! ఇప్పుడేంటీ ఆ! రకరకాలవి.
అవునండి. అవునండి. అవును. పె స్కూల్‌కి ఆళ్ళు కొనిచ్చేవారండి.
ఆ! స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు ఆదివారవనో, శనివారవనో. తీసుకెళ్ళి అందరిని తీసుకెళ్ళేవాళ్ళు. పిల్లల టికెట్, ఫ్రీ టికెట్ మీద చూపించేవాళ్ళు. వీ పిల్లల సినిమాలు. అప్పుడు భలే ఉండేది. అందరం వెళ్ళి, చాలా వరకు నేల టికెట్లు తీసుకుంటారన్నమాట స్కూల్‌లో. అస్సలు ఆ బెంచెస్ అయన్నీ వెనక్కి జరిపేసి, అవి అప్పుడు చాలా ఇవే కదా ఎక్కువ. నేల టికెట్టు, బెంచ్ ఆ తర్వాత కుర్చీ. ఇలా మూడుండేవి. ఇప్పుడేంటంటే అన్నీ చైర్సే. ఇప్పుడు. హ్మ్. <chuckles> హ్మ్.
అవునండి. అవును. అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవునండి. మీకూ అప్పుడున్న అనుభవానికి, ఉప్పుడున్న అనుభవానికీ ఏన్నా తేడా అనిపిచ్చిందా? అప్పుడు బాగుందా? ఉప్పుడు బాగుందా? ఏదెక్కువ మీరు చెప్పగలుగుతారు?
ఆ! ఆ! రొండూ చెప్పగలనండి. రొండూ ఏంటంటే, ఇప్పుడు అనుభవం ప్రకారవంటే, అనుభూతి. మనం ఎ ఆ ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌కెళ్ళిన ఎక్స్‌పీరియన్స్ ప్రకారమయితే, అప్పుడు బావుంది. అప్పుడేంటంటే, అందరూ సందడి సందడిగా ఉండేది. ఆ తర్వాతా ఎంగేజ్‌మెంటెక్కువున్నట్టుగా, అల్లరి అల్లరిగా బావుండేది. ఇప్పుడూ కొంతవరుకూ అది మారింది, కానీ క్వాలిటీ ప్రకారమయితే, ఇప్పుడే బావుంది. ఇప్పుడంతా ఈ హెచ్‍డి క్వాలిటీ ఒచ్చేసిందీ. ఆ తర్వాత ఆహ్, క్లెన్లీనెసెక్కువైంది హైజీన్ పరంగా చూసినా గూడా థియేటర్స్‌లో.
ఓకేండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. అవునండి. అవును అవునండి.
ఇది ఇప్పుడు చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడేంటి వీటి మీద బీడీ బీడీ స్మెల్లు.
ఓకే. అవునండి.
ఇట్లా ఎక్కువ వస్తూ ఉండేది.
అవును. నా జీవితంలో కూడా థియేటర్ ఒక అనుభవం ఉందండి. నేను ఏళ్తేనండి నల్లులు తెలుసండి?
హ్మ్. హ్మ్. ఆ! నల్లులు ఆ తెలుసు. బెడ్ బగ్స్ అంటాం కదా! ఆ!
అయ్యి ఉ అయన్నీ పాకేయండి. <chuckles> నేను చూసినప్పుడు.
అమ్మబాబోయ్! <chuckles>
అస్సలండి.
అమ్మో! మీరు చెప్తుంటే ఇప్పుడు పాకినట్టు ఉంది నాకు.
<laughs> అయితే అస్సా నేను చూసి ఇయ్యేంటి అంటే ఏదో 2 గంటకోసం రెండేసి వచ్చేయండి. వచ్చికు అవి కుడతాయండి.
ఆ! ఆ! అమ్మో! ఆ! అవునంట కదా! నాకు నేను చూసాను. కానీ, ఎప్పుడు అమ్మో! నాకు భయం అలాంటివి అంటే. ఆ!
అస్సలండి అయితే ఆ కుర్చీలు కూడండి సా ఆహ్, సరిగ్గా అ ఉండండి కరెక్ట్‌గా అప్పుడు పాత కాలంలో ఎక్స్‌పిరియన్స్ చెప్తున్నానండి. అస్సలండి అలాగా తల 3 గంటలు అలా అదే 2:30 గంటలు అలాగే పై అవునండి. అలా ఉండేదండి.
ఆ! అవును. అవునవును. మెడ నొప్పోచ్చేది కదా! అవును అక్కడ కూర్చుంటే గట్టిగా ఉండేవి అది కాక ఇవి, ఇవి ఉంటాయి కదా! కొబ్బరి పీచు ఉంటుంది కదా! దాంతో కుర్చీలు అవన్నీ అమ్మ‌బాబోయ్! చెమట పోసేది. ఆ తర్వాత ఏంటంటే మెడ నొప్పి, మెడ నొప్పోచ్చేసేది అలా చూసి చూసి. ఆ తర్వాత హ్మ్.
అవునండి. అవునండి. <chuckles> అస్సలండి. అవునండి. అవును. కానీ, అప్పుడే జనాలు ఎక్కువ ఏళ్ళారండి. అప్పుడే జనాలు ఎక్కువ ఏళ్ళారండి. కానీ ఇప్పుడు ఏ ఇప్పుడు ఏసీ అండి ఆదేసి చైర్స్ మారిపోయినయి, అక్కడ నీట్‍నెస్ మారిపోయింది, అన్నీ మారిపోయినా కానీ ఎవరు ఎళ్లట్లేదండి.
నిజం. అవును. అవునండి. ఆ! అవును. ఆ తర్వాత టికెట్లు కూడా మారిపోయినాయి కదా! ఎంత నాకు తెలిసింది నేను చెప్తే మీరు షాక్ అవుతారు. నాకు ఫస్ట్ టైం తెలిసింది 7.5 ఏది చైరు ఫస్ట్ క్లాస్ టికెటు.
టిక్కెట్లు ఆస్ టికెట్ అండి. ఓకే. అండి ఓకే. అండి. నాకు తెలిసింది 20 రూపాయలండి నాకు 20 రూపాయలు తెలుసండి.
అంత చి అంత తక్కువ ఉన్నప్పుడు తెలుసు. ఆ! ఓకే. నేను చిన్నప్పుడు అదే హ్మ్. ఆ! ఇప్పుడు చూడండి ఏది 100కు తక్కువ ఉందా? అసలు అమ్మో! మల్టీప్లెక్స్‌లో అయితే ఇంక 300 హ్మ్.
అయితే ఇప్పుడు చూస్తే 50 అండి. ఇప్పుడు అస్సల చాలా అవునండి. ఇంకోటండి అవునండి. ఇంకా అదే హ్మ్, మొదటి రోజైతే మీరు ఇంక చూసుకోవాల్సరం లేదండి.
హ్మ్. దానికి తోడు ఈ బెనిఫిట్ షోలు. హ్మ్.
మీరు ఇలాగా మీకు థియేటర్... కెళ్ళినప్పుడండి ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు అంటే ఫ్యామిలీతో వెళ్ళినదానికీనండి, ఫ్రెండ్స్‌తో వెళ్ళినదానికి చాలా తేడా ఉంటదండి. ఇలాంటి అనుభవం ఏమన్నా
హ్మ్. హ్మ్. చాలా, అవునవును. ఉంది. ఉంది. నేను మామూలుగా అంటే చిన్నప్పుడు ఎళ్ళలేదు గానీ తర్వాత ఎళ్ళానన్నమాట. నేను మాస్టర్స్ చదివేటప్పుడు 'బాహుబలి' ఓచ్చింది. ఆ! సెకండ్ పార్టోచ్చినట్టుంది. అయితే మేము హాస్టల్‌లో ఉండేవాళ్ళం అన్నమాట. హాస్టల్‌లో ఉండేవాళ్ళమైతే అందరం బంక్ కొట్టి కాలేజ్ బంక్ కొట్టి, మా మా వార్డెన్‍కి ఏదో ఒకటి చెప్పేసి అట్లా అందరం కలిసి ఎళ్ళాం అన్నమాట. ఆ! ఒక 10 మందిమో, 12 మందిమో. ఆ!
ఓకే. అండి. ఓకే. అండి. ఓకే. అండి. ఓకే. అండి. అది ఓకే. బా గోల చేసుంటారేమో అండి. <giggles> ఎందుకంటే ఫ్రెండ్స్‌తో ఎళ్ళామంటే పక్కా గోల మాములుగా ఉండదండి అస్సలు ఇంక. ఆ!
అస్సలు అవును. ఆడపిల్లలు అనుకుంటారు కానీ అండి. ఆ మేము కూడా విజిల్స్ ఎసాం. అట్ల అంత విజిల్స్ ఎస్తూ ఎంజాయ్ చేసాం. అవును, నిజంగా. అయితే పక్కనోళ్ళు డిస్టర్బ్ అయ్యేంతలా కాకపోయినా మామూలుగా ఎంజాయ్ చేసేటప్పుడు, చాలా బాగా ఎంజాయ్ జెసాం అన్నమాట. అట్లా బయటకెళ్ళి అలా మూవీస్‍కెళ్ళినప్పుడు. ఆ తర్వాత 'దంగల్' ఓచ్చింది. దంగల్‌కి కూడా అట్లనే ఎళ్ళాం ఫ్రెండ్స్ అందరం కలిసి ఎళ్ళాం.
<giggles> <laughs> అలాగా ఉంటదండి. అస్ అవునండి. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఓకే అండి. అది చాలా మంచి మూవీ అండి. చాలా మంచీ అదీ ఉంకోటండి, మన మొబైల్ కొన్ని మీరు నేను చె ఓటి చెప్పగలనండి. కొన్ని సినిమాలనండీ థియేటర్‌ లోనే చూడాలండి. ముబైల్‌లో అందరూ మొబైల్‌లో చూస్తారు కదండి కొన్ని సినిమాల్ని. మొబై అదండి. థియేటర్‌లో నించి చూస్తే, పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే, చాలా అనుభూతొస్తదండి. ఆ ఫీలింగొస్తుదండి. ఇది ఏది ఆహ్, ఆ సి ఇప్పుడు నే ఇప్పుడు మీరు చెప్పారు కదండి, 'బాహుబలి' అని గాని, 'దంగల్' గాని, ఇలాంటియన్నీ అక్కడే చూడాలండి పెద్ద స్క్రీన్. ఎందుకంటే, మంచి సినిమాలండీ అయి. అయి అలాగ చూస్తేనమాట. ఇంకోటండి మీరు, మీరు చూసారేమోండి, ఎప్పుడైనా సరే థియేటర్ దగ్గర ఇంటర్వ్యూ‌లు తీసుకుంటారండి.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్. హ్మ్. అవును. నిజం. నిజవండి అది మాత్రం. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. ఆ! అవును.
అది మీరెప్పుడైనా ఫేస్ చేసారాండది, ఇంటర్వ్యూ‌ ఇవ్వడం గాని, ఎవరైనా మీ స్నేహితులు
లేదండి. నేను <laughs> లేదు. నేనెప్పుడు సినిమాకెళ్ళినా గానీ, మేవేంటంటే, చాలా వరకు 1, 2 ఫస్ట్ 2 డేస్‌ లోనే ఎళ్తాం, ఆహ్, కాలేజ్‌లో ఉన్నప్పుడు. ఒక్కసారి కూడా, అలా ఎవ్వరు ఇంటర్వ్యూ అడగలేదండి. ఛా! నేనైతే ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండేదాన్ని. ఎవరన్నా వస్తారేవో అని.
ఓకే అండి. అహం మీకివ్వాలనుండేది. కానీ ఎవరూ తీసుకునేవారు కాదండి.
ఆ! అవునవును. ఆ టైంకి ఎవరూ ఉండరు. హ్మ్.
మీరు మరిక్కడా మీరు చూ అంటే ఇప్పుడంటా టికెట్స్ అన్నీ ఆన్లైన్ అయిపోయినాయండి.
అవును.
అప్పట్లో అన్నిని లైన్‌లో నుంచి తీసుకునేవాళ్ళండి. అక్కడ లైన్‌లు చూస్తే చాలా పెద్దగా ఉండేవి. అలాగా ఉండేది. ఆక్ అలాంటి టైంలో మీరు ఏం చేసేవారండి? బ్లాక్‌లో కొనేవారా? లేతే కౌం
ఆ! అవు పెద్దగా ఉంటాయి. అవును. ఆ! నేను అలా చెప్తా. ఛీ! ఛీ! <chuckles> లేదండి లేదు. మామూలుగా నేను ఒక ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు 'రోబో' మూవీ వచ్చిందన్నమాట. ఆ! ఫస్ట్ 'రోబో 1' మొదటిది ఫస్ట్ 'చిట్టి ది రోబో' ఉంటుంది కదా! అది. ఆహ్, 'పక్షిరాజ్‌' ది కాకుండా. అయితే అప్పుడేంటంటే, అసలు మా స్కూల్‌కి పక్కనే అనమాట థియేటర్ నడిచెళ్ళిపోవచ్చు. ఆ థియేటర్‌కి ఆదివారం పూట ఆహ్, పర్మిషన్ ఇచ్చారు మా ప్రిన్సిపల్ సార్ హాస్టల్‍లో ఉండేవాళ్ళం. అయితే ఆహ్, నేను మా నాన్న వచ్చారనమాట. మా నాన్నోస్తే మా నాన్నతో వెళ్ళాను. అప్పుడేంటి, మా క్లాస్‌లో ఉండే అబ్బాయిలందరూ ఆల్రెడీ లైన్‌లో ఉన్నారనమాట. ఆ! ఉంటే <chuckles> అక్కడ చూస్తున్నా నేను ఎట్లా వెళ్ళాలి? ఎట్లా టికెట్ తీసుకొ ఫుల్ రష్ అసలు. ఎంత రష్ ఉందో! చాలామందున్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి చెప్పి, అప్పుడు అందరం మామూలుగా వాళ్ళ ఏంటి అమ్మాయిల్ని సిస్టర్, సిస్టర్ అని పిలిచేవాళ్ళు మా క్లాసోళ్లు. అయితే ఇంకా వాళ్ళు కనపడంగానే నాకు 2 ఆహ్, 2 టికెట్స్ కావాలంటే, "సిస్టర్ త్యాండి, సిస్టర్ నేను తీసుకొచ్చి ఇస్తా కదా!" అని చెప్పి ఒక అబ్బాయి ఉండేడనమాట మా ఊరు పక్కన ఊరు అనమాట. ఇంక అతను తీసి ఇచ్చాడు. అప్పుడు బాబోయ్! అసలు మీరు చెప్తే నమ్మరండి అసలు 'రోబో' ఎక్స్పీరియన్స్ గూస్‌బంప్స్ అసలు! నాకైతే అప్పుడు. ఆ ఏజ్‍లో
ఏదన్ ఓకే అండి. అవునండి ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఆ! ఓకే. అవునండి. ఓకే అండి. అద్ ఈ ఈ మూవీ కూడా థియేటర్ అనుభవం ఉండాలండి.
థియేటరే అవును. అసలు మీరు చెప్పానమ్మరండి! అవి సీక్వెన్స్‌లు వస్తాయి కదా! ఆహ్, ఎండ్‌లో ఆ క్లైమాక్స్‌లో అవన్నీ ఇట్లా, ఇట్లా ఆకారాలు రావడము ఇట్లా జరుగుతుంది కదా! అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. హాల్ అంతా! అది వాడిని చంపినప్పుడు అందరూ గొయ్యిమని గోల! <chuckles> అసలు చాలా బాగుంది. హ్మ్.
అవునండి. అవునండి. అవునండీ. అవును. ఓకే అండి. <chuckles> అవునండి. అవును. కానీ అదే చెప్తున్నాను. థియేటర్ అనుభవం అన్నది చాలా ఇప్పుడు మీరు అప్ ఇప్పుడు ఇప్పుడు ఇంకోటేండి. థియేటర్ అనుభవం అంటే అండి, ఇప్పుడు మనం థియేటర్‌కి యేళ్తున్నాం. ఇప్పుడు అసలే చాలా థియేటర్లు తగ్గిపోయినాయి. ఆహ్, థియేటర్‌కి వెళ్ళడం కూడా చు మానేశారు జనాలు. ఇప్పుడు ఏ కొద్దో, గొప్పో థియేటర్‌లోనే వెళ్తున్నారండి. కానీ ఇప్పుడు ఉన్నవోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి! ఇంట్లోనే ఒక థియేటర్‍ని కట్టించేసుకుంటున్నారండి. కొంచెం రిచ్‌గా ఉన్నవాళ్ళు మీరు ఈ మధ్య వెళ్ళొచ్చు హ్మ్. వాళ్ళు మీరు అలాంటివి చూసినప్పుడుఏమనిపిస్తదండి? అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే అండి సమాజం
అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. ఆ! హ్మ్. నిజమండి. అవును. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆహ్, నేను నా ఫ్యామిలీ, ఇలాగే ఒక క్లోజ్ ఒక బం ఇదేంటంటే, ఒక బౌండరీలు పెట్టేసుకుంటున్నామండి మనందరం. ఇప్పుడు చూడండి కొన్ని, కొన్ని ప్రకృతి ప్రకృతి లోకెళ్ళి చేయాల్సినవి కూడా ఇప్పుడేంటంటే, ఆహ్, పా పార్క్ అనేది ఉండదండి. సాయంత్రం పార్క్‌కెళ్ళాలి అందరం, అక్కడ ఉండాలి అనుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఇంట్లోనే ఒక పార్క్ పెట్టి అక్కడ కూర్చుంటున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో, ఇలాగా సముద్ర స్నానాలని, ఇప్పుడు ఏమి లేదు. ఇంటికాడ ఒక స్విమ్మింగ్ పూల్ అని. ఇలా థియేటర్‌లు కూడా కట్టెస్తన్నారు. మీకు ఈ ఏ ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తదండి?
కరెక్ట్. అవును. హ్మ్. అవును. అవును. ఇంటి దగ్గరే అవునవును. అవును. అసలు నాకు ఈ హోమ్ థియేటర్స్ అనేవి పెద్దగా నచ్చదండి నాకు. ఎందుకంటే, ఏముందని అదే బోరింగ్ మొహాలు, బోరింగ్, బోరింగ్‌గా చూడాలి. కొన్ని ఇందాక నేను చెప్పా కదా! 'రోబో' లాంటి సినిమాలు <chuckles> థియేటర్‌లో చూస్తేనే మజా వొస్తుంది నాకైతే. ఏమోనండి నేనైతే ఎప్పుడూ అలాగా నాకు నచ్చదనమాట ఇంట్లోనే, హోమ్ థియేటర్ వెట్టుకోవడము. మ్యూజిక్‌కి పెట్టుకుంటాను నేను, 4 స్పీకర్‌లుంటాయి. నాకు అలాగే సౌండ్ బార్ కూడా ఉంది, మా ఇంట్లో. మ్యూజిక్ వరకు మాత్రం సౌండ్ బార్‍లోకి కనెక్ట్ చేసుకొని అట్లాగా, చాలా హ్యాపీగా ఎంజాయ్ జేస్తా. అంతేగాని థియేటర్ మాత్రం ఏంటో నాకు నచ్చదు. మామూలు థియేటరు మెయిన్ థియేటర్‌ లోకెళ్ళే చూడాలి సినిమాలు. అట్లా ఇష్టం అనమాట.
ఓకె. <chuckles> ఓకె. ఓకె అండి. ఓకె. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. అయితే ఇప్పుడు ఉన్న మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి కదండీ! ఇప్పుడున్న మ మల్టీప్లెక్స్‌లు కూడాను, ఈ ఒక ఆదేటి ఎవరైతే ప్రేక్షకులకు ఒక అనుభవాన్ని ఇవ్వాలి, థియేటర్ అనుభవాన్ని ఇంకా బాగా పెంచాలి అనుకుంటున్నాయా లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటున్నాయండి ఇయన్నీని.
హ్మ్. హ్మ్. ఇది రెండు వైపులాను అండి. ఇప్పుడు ట్రెండ్ ఒక రకంగా చూస్తే ట్రెండ్‍ని పరిచయం చేయటం కూడా అవే. మల్టీప్లెక్స్‌లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అది అలవాటు చేస్తున్నారు. కాకపోతే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే, వాళ్ళు సినిమా, సినిమాకి రేట్లు పెంచేయడము. ఆహ్, లేకపోతే వాళ్ళు అమ్మే స్నాక్స్‌కి అసలు ట్రిపుల్ రేట్స్ ఆహ్, బయట రూ. 20కు దొరికేది అక్కడ రూ. 60కి అలాంటివి తగ్గించుకుంటే ఇద్దరు బెనిఫిట్ అవుతారు. ప్రేక్షకులు వాళ్ళు రెండు సంస్థ వాళ్ళు.
ఓకే. ఓకే అండి. ఓకే అండి. అవునండి అవును. అవును. అవునండి. ఈ, ఈ ఇది మటికి నేను ఏకీభవిస్తానండి మీతోటి. ఎందుకంటే అండి ఇక థియేటర్ అనుభవాలు ప్రతి ఒక్కరు వెళ్తారండి. థియేటర్ వెళ్ళి సినిమాలు చూడాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అననుకుంటారండి. కానీ అక్కడున్న థియేటర్‌కి మీరు చూడండి టికెట్ కన్నానండి అక్కడ స్నాక్స్‌కిను, పార్కింగ్‌కి మనం వెళ్ళే దారి ఖర్చులు ఎక్కువైపోతాయండి. అందుకే థియేటర్ అనుభవం కూడా ఇప్పుడు ఉన్న కాలంలో చాలా తగ్గిపోతుందండి. కానీ ఇయన్నీ తగ్గిపోకుండా
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! అవును. అవునండి, నిజంగా. కాస్ట్లీ అయిపోతుంది. హ్మ్.
అవునండి అవును కాస్ట్లీ అయిపోతుంది. ఇవన్నీ ‌కాకుండా చూడాలండి క అలాగైతే మీరు మీ జీవితంలో జరిగిన థియేటర్ అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉం‌ది. ఆ! త్వరలో మళ్ళీ మాట్లాడుకుందాం ధన్యవాదాలండి.
హ్మ్. తప్పకుండా అండి. ధన్యవాదాలు.